ఆ! ఒకసారి జ్యువెల్లరీ ఆర్డర్ చేసినప్పుడు ఏమైందంటే వాళ్ళు మంచిగా ఫినిష్ చాలా బావుంది. స్టోన్స్ అన్నీ మెరుస్తా, ఆహ్, మంచి క్వాలిటీతో జూబిచ్చారు. ఆహ్, ఇంకా మేము ఇష్టపడి ఆర్డర్ జేసుకున్నప్పుడు ఒచ్ ఆహ్, చాలా రోజులు డిలే అయింది ఫస్ట్. ఆహ్, అది చాలా రోజు ఒక డేట్ అని చెప్పారు, ఇంకో డేట్ అయింది. తర్వాత అలాగే అవుతూ ఒచ్చింది. వాళ్ళని కనుక్కున్నప్పుడు వస్తుంది, వస్తుంది అన్నారు కానీ అది రాలేదు. ఆహ్, తర్వాత మళ్ళీ కొంచెం ఇంకొంచెం గట్టిగా అడిగితే ఆహ్, పంపిచ్చారు. కానీ అది గూడా అది ఒచ్ వాళ్ళు చూపించిందొకటి, అసలు ఒచ్చిందొకటి. అన్ని స్టోన్స్ ఊడిపోయి...
ఆ! ఆ! ఓహ్! ఆ! అయ్యయ్యో!
స్టోన్స్ ఊడిపోయి, కలర్ మొత్తం పోయి
మరి మీరు కంప్లెయింట్ ఏమన్నా పెట్టారా?
ఆ! వాళ్ళసలు ఇంక రె ఇంక రెస్పాండవ్వలేదు. వాళ్ళకి మెసేజ్ చేసి చూసినా గూడా.
అయ్యా! హ్మ్. ఇలాంటి దారుణాలు గూడా జరుగుతున్నాయన్నమాట. అట్లైతే.
ఇలాగే ఒకసారి డ్రెసెస్ గూడా. డ్రెసెస్ గూడా ఈ మధ్య చాలా ఎక్కువైపోయినయి. మనం యాప్స్‌లో చూసుకుంటం.
డ్రెసెస్ గూడా ఎలా అవుతయండి?
ఆహ్, ఇప్పుడు యాప్స్‌లో ఉంటాయి గదా! వాళ్ళు చూపిచ్చేయి ఒకటి, వాళ్ళక్కడ మోడల్స్‌కి ఏసి చూపిచ్చేది ఒకటి, మనం ఆర్డర్ చేసినప్పుడు ఒకటొస్తుంటాయి. లేదంటే మొత్తం కలర్ మొత్తం డిఫరెంట్ అయిపోతూ ఉంటాయి.
ఓహ్! ఓకే. ఆ! అవునవును. కలర్ డిఫరెన్స్ అయితే జరుగుతుంది గానీ, అసలు చూపిచ్చింది ఒకటి, డిఫరెంట్ కూడా ఒస్తు ఆ! క్వాలిటీ క్వాలిటీ గూడా.
క్లాత్ గూడా క్లాత్ క్వాలిటీ గూడా. కలర్ అయినా
హ్మ్. ఇలా చాలా రకాలుగానే జరుగుతున్నాయి. కానీ ఏంటంటే ఈ అల్గారిథంలనేవి ఒకళ్ళు వాడారు, అలా చూపిచ్చారు, వైరల్ అయ్యారు గాబట్టి ఇగది చూపిస్తూనే ఉండిద్ది. కొన్ని కొన్ని వీడియోలండి ఈ సోషల్ మీడియాలో అసలది అల్గారిథం తప్పు పని చేసిద్దా? లేకపోతే నిజంగానే అది వైరల్ అవుతుందా తెలీదు గానీ, ఆ! అసలు అనవసరమైన వీడియోలు గూడా ఎక్కువ వైరల్ అవుతూ ఉంటాయి. డాన్సులేసే వీడియోలు గాని, లేకపోతే ఇంకా రకరకాలు వాళ్ళ వస్త్రధారణ గూడా సరిగ్గా ఉండనే ఉండదు. అలాంటి వీడియోలు వైరల్ అయిపోతూ ఉంటయి చూడండి. అలాంటి ఇవ్ కుటుంబం మధ్యలో కూర్చొని చూడాలన్నా మనకి ఇబ్బందిగానే ఉంటుంది. ఇలాంటి వాట్లు వల్ల పిల్లల భవిష్యత్తుకి ఏమైనా ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్ ఉండిద్దంటారా?
ఇపుడు

అదే కదా! అసలు ఒక్కొక్కసారి ఎలా అనిపిస్తుందంటే, అమ్మో! ఇవన్నీ చూసి నిజంగా, మనింట్లో పిల్లలు అసలు ఫోనలవాటు లేనోళ్ళు కూడా, అలవాటు చేసేసుకుంటారేమో! అనిపిస్తుంది నిజంగానే. కానీ, కొన్ని రకాలుగా, ఈ సోషల్ మీడియా ఉపయోగాలుంటాయండి. అంటే, ఇప్పుడు కొంతమంది టీచింగ్ జెప్తారు, ఆ సోషల్ మీడియాలో చూసి, అది గనక వైరలయిన వీడియో ఏదన్నా వచ్చి, పిల్లలకి ట్రిక్స్ తెలిసినియి అనుకోండి, ఈ ఎడిషన్స్ చేయడం గానీ, ఇట్లాగ రకరకాల ట్రిక్సుంటాయి కదా! ఇవన్నీ చూస్తే కూడా, వాళ్ళకుపయోగకరమైనవి ఉంటాయి. మరి సోషల్ మీడియాని ఉపయోగకరంగా వాడుకుంటే, మంచిదే అంటారా? పిల్లల భవిష్యత్తు కోసం.
అవునవును. ఉప్పుడూ ఆహ్, చాలా ఏఐ అని చాలా ఒచ్చేసాయి ఈ మధ్య. ఇప్పుడు టీచర్స్‌ని అడిగేయటంకంటే, దానిలో తెలిసి ఎక్ హ్మ్. దానిలోంచి నించి చూసి ఎక్కువ నేర్చుకుంటున్నాము. యూట్యూబ్ వీడియోస్ పెరిగిపోయాయి, ఇప్పుడు ఇంజినీరింగ్ కాలేజెస్‌లో ఇలాగా, వాళ్ళు వాళ్ళ టీచర్స్ చెప్పేవి కన్నా, ఇప్పుడు యూట్యూబ్ వీడియోస్ బా చూస్తుంటారు. ఇలా అయితే, మనం ఇష్టమోచ్చినప్పుడు చూసుకోవచ్చూ, ఎక్కడ ఎంత సేపు చూడాలో చూడొచ్చు, మనకేదన్నా అర్థం కానిదుంటే, మళ్ళీ వెనక్కి జరుపుకొని చూడొచ్చు. ఆహ్, ఇప్పుడూ కాలా విషయాలు తెలుస్తున్నియి. న్యూసప్పుడంతా టీవీలో చూసేవాళ్ళు, కానీ, ఉప్పుడు సోషల్ మీడియాలో ఇంకా ఫాస్ట్‌గా వెళ్ళిపోతుంది జనాల్లోకి.
అవును. నిజంగానే. హ్మ్. ఓకే. నిజంగానే. ఆ! నిజమేనండి, న్యూస్ కానీ, ఏదైనా కానీ, ఒక చదువుకి సంబంధించింది. హ్మ్. నిజంగానే.
సినిమాలయినా సరే. సినిమాలు, అంతకు ముందు టీవీలో బాగా మనం వెయిట్ చేసి చూసేవాళ్ళం. యాడ్డేమో ఒక వారం ముందే ఒచ్చేది మనకి యాడ్డు. యాడ్సిలాంటివి. ఎదురు చూస్తుండే వాళ్ళం టైం చూసుకొని. అలా యాడ్సొచ్చేవి, యాడ్స్ గూడా ఇన్ చాలా ఇన్ ఆసక్తితో చూసేవాళ్ళం. భలే! భలే భలే! చేసేవాళ్ళు యాడ్స్ కూడా. ఇప్పుడు మొత్తం ఓటీటీస్ ఇదంతా అయిపోయింది అంద్ అసలెవ్వరు టీవీలో సినిమాలు జూడట్లేదు. ఇప్పుడందరు ఫోనుల్లోనే, యాప్స్‌లోనే జూస్తున్నారు.
ఆ! <chuckles> నిజంగానే. అవునవును. ఆ! నిజంగానే. అసలు ఎక్కడా